ఓహ్! సూపరసలు. అంటే మీరు ఫస్ట్ టైము అంటే, మొదట్లో మీరు అంత బిడియంగా, అలాగే నేను చేయలేను అని నిరా నిరుత్సాహపడి, మళ్ళీ నిలదొక్కుకొని ఖచ్చితంగా గోల్డ్ మెడల్ లాగా సంపాదించారంటే, అసలు నిజంగా ప్రశంసనీయం. మీ కృషి. హ్మ్. అవును. హ్మ్.
అదే. <chuckles> బీఎడ్. అదే, అదే. <laughs> అంతే. ఆ ప్రేరణ అంతే అలా నాకు లభించింది. ఆ తరువాత మంచి కా స్కూల్లో స్కూల్లోనే మంచి స్కూల్లో నాకు వచ్చింది జాబు. ఆ! అక్కడ గూడా క్లాస్ కంట్రోల్‌లో విఫలం అయిపేయాను. అసలు క్లాసునుంచి బయటికొచ్చేసాను నేను. అది. అంత బాగా డెమో అది బాగా ఇచ్చాను అసలు. అప్పుడా ప్రిన్సిపల్ గారొచ్చి, "నువ్వు అలాగా భయపడిపోతే కుదరదు" అని చెప్పి ఆయన కూడా వచ్చి క్లాస్‌ లోని, ఆ! ఆ పిల్ల వెనకాల బెంచ్‌లో కూర్చున్నారు. ఒరేయ్ కూర్చొని, నన్ను పాఠం చెప్పమన్నారు. నేను పాఠం అది నాకు ఇదంతా బాగా నేను ట్రైనింగ్ కూడా ఉంది నాకు, చక్కగా మంచి ఆ టీచింగ్ ఎయిడ్సవి కూడా, బాగా వాడి. వాళ్ళకి విపులంగా చెప్పాను. అది చెప్పడంతోటి వాళ్ళకి కూడా కొంచెం ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత, ప్రిన్సిపల్ గారు కూడా వార్నింగిచ్చారు, "ఈవిడ మంచి జ్ఞానం ఉన్నాదీవిడకి, నువ్వు మీరు ఏమైనా మిస్ బిహేవ్ చేస్తే నేను కఠిన చర్యలు తీసుకుంటాను." అని చిన్న వార్నింగిచ్చి, ఆహ్, వాళ్ళకి కూడా చెప్పారు. దాని తర్వాత నా బాధ్యత ఏమిటి, నేను ఫస్టు విఫలత చెందాను. ఎందుకంటే, కొంచెం వాళ్ళ కంట్రోలవి చేయలేకపోయాను. కొన్ని మెళకువలు నేర్చుకోవాల్సొచ్చింది. అది నా సీనియర్ టీచర్ దగ్గర మెళకువలు నేర్చుకొని, పాఠాన్ని ఆసక్తిగా మార్చడం ఎలాగా, అన్నది నేను నాకు నేను నిరూపించుకోవాలసొచ్చింది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఉద్యోగం వచ్చింది. హ్మ్. అయ్యో! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఆ! ఆ! ఆ! ఓకే. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే కొంతమంది టెక్స్ట్ బుక్‌లో ఏదుంటే, అదే చెప్పేసి ఆహ్, ప్రిపేరయ్యి, 4 పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు ఇలాంటివి ప్రిపేరయ్యి, చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా, మీరు ఎంగేజ్ ఎలా చేయాలి, పిల్లలందరినీ ఆహ్, అందరూ పార్టిసిపేట్ చేసి యాక్టివ్‌గా ఎలా ఉండాలి, అనే దాని గురించి నేర్చుకున్నారనమాట.
అది. అది. అవును. అది. కరెక్ట్. అది. నేర్చుకున్నాను. నేను లైబ్రరీలోని నా సహ ఉద్యోగితో కూడా కూర్చొని, చక్కగా నేను ఆహ్, అప్ అప్ ఒకే, లెసన్ చెప్పాలి మేము. 2, 4 సెక్షన్స్ ఉంటాయి. ఒకటే సబ్జెక్టు, ఒకటే 2 మ ఆవిడ చెప్తుంది. 2 నేను చెప్తాను.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. మీరు చెప్పాలి. హ్మ్.
అందుకని మేము ఇద్దరం కూడా చర్చించుకుని, ఈ యాక్టివిటీసవి కూడా జోడించి, ప్రతి లెసను కూడా విపులంగా, ఎంతో ఆసక్తికరంగా మార్చి, సరి సనం సమానంగా చూస్తూ, చక్కగా చెప్పేదాన్ని. అదే కాకుండా, కొంచెం త తక్కువ మ పిల్లలందరికి ఒక్కసారి చెప్తే అర్థమవ్వదు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

అది చాలా కష్టతరం అవును.
ఓహ్! ముంబై ట్రైన్స్ అంటే, చాలా రషంటారండి. నీ అప్పుట్టు కూడా అప్పట్లో కూడా అలాగే ఉండేదా?
అంటే రష్ అంటే, ప అప్పుడు నేను ఆహ్, పొద్దున్న 6కి కదా! అంత రష్ ఉండేది కాదు. అది. అది వచ్చేటప్పుడు కూడా నేను 4:30 కలా బయలుదేరేదాన్ని అంటే, పర్వాలేదు ఒచ్చేటప్పుడు కొంచెం రషున్నా పర్వాలేదు. ఎలాగో అలాగా ఒచ్చేసిదాన్ని. ఒక గంట్ 40, 45 నిమిషాలు ప్రయాణం రాను, పోను. నాకు దగ్గిర‌గా 2 గంటలు పట్టేది అది. సో, అలాగా నేను ఆ స్కూల్‌కి ఒక 2 రోజులు వెళ్ళాను. ఇంక మూడో రోజు నేను వెళ్ళలేను అని డిసైడయిపోయి ఇంట్లో కూర్చున్నాను. అది. అమ్మా! అది పొద్దున్న అలసట పొద్దున్ననగా వెళ్ళిపోయి. అది అక్కడికి వెళ్ళాలి, అక్కడ భాషా పరంగా కూడా నాకు కొంచెం, కొంచెం ఇదిగా అనిపించింది. ఆ! ఇబ్బంది. అంటే వాళ్ళంతా మరాఠీ, హిందీ మాట్లాడుకునేవారు. హిందీ నాకు కొంచెం వొచ్చు కానీ, వాళ్ళు ఎక్కువ వాళ్ళు చలోక్తులు విసురుకుంటూ ఎంతో చ క కలివిడిగా ఉండేవారు. నేను అంతా మాట్లాడలేకపోయేదాన్ని.
హ్మ్. ఆ! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఆహా! ఆ! హ్మ్. అవును. అబ్బో! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అమ్మ బాబోయ్! అంటే 2 రోజులకే మీకు <chuckles> ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఇబ్బందేసింది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్.
అది. ఈ భాషాపరమైన ఇబ్బందులు, నేను కొంచెం ఒంటరిగా, ఇబ్బందిగా, ఫీలయ్యి, నేనింక చేయలేనని ఇంట్లో ఉండిపోయాను. ఉండిపోతే ఓ 2 రోజులు ఊరుకున్నారు మా వారు కూడా ఒక 4 రోజులు కదపలేదు నన్ను. ఆ తర్వాత నెమ్మదిగా అన్నారు, "నీకు మంచి చక్కగా ఈ వయసులో నువ్వు చేసుకున్నావంటే, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ట్రై చెయ్యి" అనన్నారు. "అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఇంట్లో చూసుకుంటున్నారు నీకు కొంచెం పర్వాలేదు" అన్నట్టుగా కొంచెం ఎంకరేజ్ చేశారు. మళ్ళీ నేను ప్రయత్నం చేద్దామని మళ్ళీ వెళ్ళాను.
హ్మ్. అయ్యి హ్మ్. హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్.